మనం ఎన్నో పాటలు వింటూ ఉంటాము. ఎన్నో రకరకాల అనుభూతుల్ని ఆహ్, అనుభూతి చెందుతూ ఉంటాము. అలాగే, ఒక పాట ఏదైనా ఆహ్, హ్మ్ మనకి బాగా నచ్చిన పాట ఉంటే, మళ్ళీ మళ్ళీ ఆ ఫీల్ పొందుతూ ఉంటాం. అయితే, మీ, మీ జీవితంలో ఏదైనా ఒక పాట వింటే, మీకు మీ చిన్ననాటి దృశ్యాలు గుర్తొస్తాయా?
అవును. ఆ! చిన్ననాటి దృశ్యాలంటే ఒక్కో స్టేజ్‌లో ఒక్కొక్క పాటకి అలా ఓ ఉంటుందనుకోండి. చిన్నప్పుడేంటంటే, హ్మ్, బాగా చే చిన్నప్పుడేమో 'పచ్చని చెట్టు ఒకటే' అనొక పాటుంటుంది. అదొకటి బావుండేది. దా
హ్మ్. ఓకే. హ్మ్. ఆ! ఏదీ ఒ అది పాడరా? 'పప్పీ, లల్లి' ఉంటారు, ఆ సినిమాలోనే గదా?
ఏదండీ? అహా! రాము అని 'ఎన్‌ టి రామారావు' గారు.
ఆ! రాము, రాము ఆ! ఓకే. ఓకే. ఓకే. హ్మ్.
చిన్న పా చిన్నా ఇదనమాట. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండూ, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో ఇలా ఉంటుంది. అదీ అదెప్పుడో చిన్ చిన్నప్పుడూ అది. దాని తర్వాతనుకోండి, కొంచుం మనం ఆహ్, కాలేజికొచ్చాం అని అనుకున్నప్పుడు ఆహ్, అప్పుడింకోటి 'సాహసం నాపదం' అనొకటుంటుందీ. నీవయి 'నాగార్జున' గాడిద్ గారిదీ, ఆహ్, జగ 'జగడ జగడ జగడం' అని 'గీతాంజలి'లో పాటుంటుంది. ఇలా
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అది 'జగడ జగడ జగడమే' విన్నాను నేను. అది బావుంటుంది గదా? హ్మ్. మళ్ళీ 'కుర్రాళ్ళలోయ్ కుర్రాళ్ళు' అని ఇంకొక పాటుండేది, అది వినేవాళ్ళా? ఆ! ఈయన పాడారు, 'ఎస్.పి.బి.' గారు. హ్మ్.
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! 'కుర్రాళ్ళు' అంటే, అదీ మా నా మ ఆ! మా నాన్నగారి జనరేషనది చిన్నప్పుడు. ఇంకా చాలా చిన్నోడిని. అదీ. న్ నా దగ్గరికొచ్చేటప్పుటికీ హ్మ్, ఆహ్, ఇది 'సాహసం నా పదం' నుంచి స్టార్టయింది. జె మరి 'జగడ జగడ జగడం,' 'నాగార్జున' గారిది, అదొకటుంటది. అలాగే ఆహ్, సాంగ్స్ తర్వాత ఇంక మరి హ్మ్, ఏవో 'మ మాట రాని మౌనమిది' అన్న పాటోటుంటుంది. ఆహ్, హ్మ్
ఆహహా! ఓకే. ఓకే. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. ఓహ్! అంటే అదీ ఆహ్, 'మాటరాని మౌనమిది' అనే పాట ఒక ఒకలాంటీ ఆహ్, మూడ్‌లో గుర్తొస్తూ ఉంటుంది గదా! మీకు అంటే, మీకెప్పుడు గుర్తొచ్చేదసలా పాట?
ఆ! ఆ! అసలు ఈ, ఈ పాట బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, ఈ ఇప్పుడు ఆ సినిమాలో హీరో, హీరోయిన్ ఉంటారు కదా, ఆ హీరోయిన్ హీరోని ఇష్టపడదు. హ్మ్, ఆవి ఆవిడ వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటుంది. ఈలోపు ఈయన ఉంటాడా, సైడ్ నుంచి ఒక పాట 'మాట రాని మౌనమిది మౌనవీణ గాణం గానమిది' అనో పాట వస్తూ ఉంటుంది. ఆహ్, ద దాన్నేమో మామూలుగా అది అక్కడ సిట్యుయేషన్ వేరు ఇప్పుడు వేసేదేమో ఒక అంటే లవ్ సాంగ్ లాగా లేకపోతే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లాగా వాడుతున్నారు. అది ఒక రకంగా అలాంటిదేన. అంటే, ఆయన 'వంశీ' గారు చూపించిందేంటంటే, ఆహ్, అది లవ్ సాంగ్ కాదు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కాదు ఆయన ఆయనని ఇష్టపడలేదు ఇంకొక అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది. ఇంక అప్పుడు హ్మ్, ఆవిడ మాట్లాడదు కదా, ఆయనతో ఏం మాట్లాడదు. అలా అని నాకు అర్థమయినంత వరకు అలావుండేది ఎప్పుడో చూశాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! ఓకే, ఆ! ఇప్పుడు నాకు అర్థమయింది మీరు చెప్తే. ఓకే, ఆ! అంటే ఆవిడింక మాట్లాడలేని పరిస్థితి, అంటే ఆ పరిస్థితిని బట్టి ఆ పాట వచ్చింది.
<chuckles> ఆ! అంటే ఆహ్, అంటే ఆవ్ ఆ ఆయన అంటే ఇష్టం ఉండదండి. ఆ సినిమాలో హీరోయిన్‌కి, ఈ హీరో అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే హ్మ్, ఆహ్, ఒకా హ్మ్, ఆహ్, అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. కాలేజ్‌కొచ్చి బ బ బైక్ ఏసుకొని కాలేజీకొచ్చి చుట్టూ 4 ఫ్రెండ్స్‌నేసుకొని, వాళ్ళందరూ నువ్వే గొప్పోడివి అంటే, పొంగిపోతూ ఉంటాడు. ఈ, ఈ అమ్మాయి ఏమో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. కొంచెం ఆహ్, అంటే ఆహ్, సాంప్రదాయ సిద్ధంగా కష్టపడి చదువుకునే అమ్మాయి. అలా ఉంటుందనమాట. సో, ఆహ్, ఆహ్, ఎన్ని ఆహ్, చేసినా ఆ అమ్మాయి ఇష్టపడదు. ఆహ్, ఇష్టపడకుండా, వేరే ఒక ఇంకొక అతను ఎవరో, ఆ చిన్ననాటి స్నేహితుడు ఎవరో ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటుందనమాట. అలాంటి ఆహ్, అలాంటి స్ సందర్భంలో ఈ 'మాట రాని మౌనమిది మౌనవీణ ఆహ్, గానమిది' అని మా అలా వస్తుంది పాట. హ్మ్.
అక్కడ, హ్మ్. ఆహా! హ్మ్. హ్మ్. ఆహాహా! హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె! జ్ఞానం ఇది. ఆహ్. అవునండి. అయితే మనం ఆహ్, ఫ్రెండ్స్‌తో ఉంటాం గదా. అంటే చిన్నప్పుడు, అలాగే స్కూల్‍లో, ఆహ్ ,ఇదేంటి కాలేజ్‌లో ఉన్నప్పుడు గూడా, ఫ్రెండ్స్‌తో ఉంటాము. అలా ఫ్రెండ్స్‌తో మీరు ఆహ్, మీరు సినిమాకి వెళ్ళి, ఆ తర్వాత ఏదైనా ఒక పాటని మీరు అబ్బా! ఇది సూపర్ ఉంది, అని అందరూ కలిసి పాడుకునే అలాంటి పాటలు ఏవైనా ఉన్నాయా?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆహ్, 'బోటనీ పాఠం' ఒకటి <chuckles> ఈ శివాజీ సినిమా. <laughs>
అబ్బా! అది నిజంగా అది నీకు నాకు గూడా చాలా ఇష్టం అండి అది. ఒకసారి ఒక టూ లైన్స్ ఏమన్నా పాడగలరా?
<giggles> హ్మ్ బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ పిక్చర్ ఉంది మిస్టరీ హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టు రా, బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రోస్ట్ కన్న రెస్ట్ మేలు, పాటలు ఫైటులున్న సినిమా చూడు. ఇదండి హ్మ్.
హ్మ్. చాలా బావుందండి. చాలా బా పాడారు అసలు మీరు. బావుంటుంది ఈ పాట నిజంగా ఎంత సరదాగా ఉంటుంది గదా. ఆహ్, అప్పట్లో అంటే మామూలుగా ఆహ్, మీ, మీ సిచుయేషన్ గూడా అలానే ఉండేదా? మీరు అంటే నా మా మన మాటల్ని ఈ పాటలో పెట్టారబ్బా అనుకున్నారా ఎప్పుడైనా?
<laughs> ఆ! <laughs> ఆహ్, అంటే కొంచెం అలాగే ఉండేదండి. మరీ నేనూ ఆహ్, అంటే హ్మ్, కాలేజీ ఇలా ఎక్కువ మానలేదు. కొంచెం మానాను. అం అంటే నేను చెప్తున్నా నే అంటే ఆహ్, హ్మ్, ఇప్పుడు మా పాపకి నాకు కంపేర్ చేసుకుంటే 2 ఒకటే మార్కులు వచ్చేవి. కాకపోతే మా పాపకి 95 నాకు 59 అంతే జంబ్లింగ్ అయింది ఫిగర్ పెద్ద తేడా ఏం లేదు.
ఆ! హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. ఓ <laughs> ఆ అదే దీనికి కూడా ఒక పాట ఉందండి. కుడియడమైతే పొరపాటు లేదోయ్ అని. <laughs>
పొరపాటు అలా అయిపోయింది.
<laughs> అంతే కదా 95, 59 కుడి ఎడమ అయ్యాయి అంతే గదండీ. <chuckles>
ఆహ్, అం అంతే. హ్మ్, అంటే మరి ఇప్పుడు కొంతమంది కాలేజ్ ఎగ్గొట్టి వెళ్ళిపోతూ ఉంటారు గదా, సినిమాలకి, షికార్ అలా అలా వెళ్ళలేదు. ఎప్పుడో మనం కూడా చెయ్యాలి గదా అని, ఒకట్రెండు సార్లు చేసినవి అంతే. హ్మ్, ఆహ్, ఈ, ఈ పాట కొంతవరకే నాకు ఒక 10% నేను అన్వయించుకోవచ్చు అనమాట. <chuckles>
నిజమే, హ్మ్. హ్మ్, హ్మ్. అవును. హ్మ్, ఓకె. హ్మ్, ఓకే. కానీ సరదా సరదాగా అందరితో ఉన్నప్పుడు భలే బావుంటుంది ఈ పాట. హ్మ్, అయితే హ్మ్, లిరిక్స్ అంటున్నారు చెప్పండి.
హ్మ్, దాంట్లో లి ఆ! చెప్పండి, చెప్పండి. అ దా అ దాంట్లో లిరిక్స్ చూస్తే ఆహ్, హ్మ్, ఆ అమ్మాయిని "దువ్వెనే కోడి జుట్టు నవ్వేనే ఏడ్చినట్టు" అంటే <chuckles> అలా, అలా వస్తుంది చాలా చాలా బావుంటుంది, అది లిరిక్స్ కూడాన. హ్మ్.
హ్మ్. నవ్వేనే ఏడ్చినట్టు. అవును. అవును. అవును ఆ తర్వాత, అదేంటి అందులోనే మళ్ళీ ఒకటి కూడా ఉంటుంది గదా. ఆహ్, ఏంటంటే ఫెయిలయిపోతారు అనేటప్పుడు ఆహ్, ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అని గూడా ఉంటుందందులో. <laughs> దేనికైనా అవును. <chuckles> అట్లాగంటే, అబ్బా! సరదాగా ఉంటుందసలు. అదంతా స్టూడెంట్ లైఫ్‌కి బాగా ఆహ్, అన్వయించుకోవచ్చనమాట. హ్మ్ మాములుగా <chuckles> అవును. ఎవరమైనా కనెక్ట్ అయిపోతాం ఆహ్, ఆ పాటకి.
<chuckles> "వాయిదా పద్ధతుంది దేనికైనా" అని ఉంటుంది. <laughs> భలే ఉంటుంది. ఆ! అన్వయించుకోవచ్చు. అవు కనెక్ట్ అయిపోతుంది. అవును స్టూడెంట్స్ ఎవరైనా కనెక్ట్ అయిపోతారు బాగా ఎక్కువగాను, హ్మ్, అవునండి.
అవును, హ్మ్, అవును. అయితే, ఇంట్లో గూడా కొన్ని, కొన్ని మామూలుగా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఎలా అయినా వేడుకలు గానివ్వండి, కొన్ని, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, మీకేదైనా ఒక పాట గుర్తొచ్చి మీరు తర్వాత నవ్వుకున్నది ఏదైనా ఉందా అండి? అలాంటి సందర్భాలేమైనా ఉన్నాయా?
అ! ఇంట్లో హ్మ్, ఈ వేడుకలు అంటే ఏ, ఏం పాటలు ఉంటాయి. ఆహ్, అంటే నేను ఎక్కువగా మా ఆవిడని టీజ్ చేస్తూ పాడే పాటలు కూడా ఉంటూ ఉంటాయి. ఆహ్, హ్మ్.
హ్మ్. ఓహ్! అయితే అవి అవే చెప్పండి అయితే. <chuckles> అది ఇంకా బావుంటుంది గదండీ.
<chuckles> అల్ల అల్లరో ఆహ్, అంటే, ఈ అల్లరోడు సినిమాలో రాజేంద్రప్రసాద్ గారి పాట ఒకటుంటుంది. కాకపోతే అది పాడినప్పుడు కొద్దిగా బాగోదు. కా మ అంటే ఆవిడని టీజ్ చేయడానికి <chuckles> బావుంటుంది అలా. ఆహ్, <chuckles> అంటే "మీ అమ్మ ఏ పూజ చేసి నిన్ను కనిందో మీ నాన్న ఏమి ఏమేమి పెట్టి పెంచాడని" ఒక పాట ఉంటుంది. హ్మ్, ఆహ్, ఆహ్, ఆ పాట పాడగానే ఈవిడకి కొంచెం కోపం వస్తుందనమాట తర్వాత, హ్మ్. <chuckles> "ఏమెంట్టి పెంచాడే ఆ బ్రహ్మ" అని, ఏదో ఒక పాటుంటుంది గదా, ఈ 'స్టూడెంట్ నంబర్ వన్' ఏదో ఉంటుంది. అదొకటి <chuckles> దానికి అలీ గారి సినిమాలో, ఒక ప్యారడీ సాంగొచ్చింది. ఆహ్, అదేదో ఆయనది సినిమా ఉంటుంది. దాంట్లో ప్యారడీ అనమాట "ఏమెట్టి పెంచాడే ఆ బ్రహ్మ' ఏదో పాట ఉంటే, దీన్ని "ఏ ఏమెట్టి పెంచాడే మీ అయ్యా" అని పాటొస్తుంది ఆవిడని చూసి ఆ పాట పాడ్ వాడు ఎంతో కోపం వచ్చేస్తుంది ఆవిడకి.
హ్మ్. ఆహా! ఓహ్! ఓకె. ఆ! ఆహాహా! ఓకె. ఆవొ <laughs> హ్మ్. ఆ! అవును. హ్మ్. హ్మ్. అవునవును. <chuckles> అయ్యయ్యో! <giggles> <laughs> కానీ నిజంగానే పాటల్లో గొప్పతనం కావచ్చు. అలాగే మనం ఆహ్, నిజ జీవితంలో కూడా ద రోజు దైనందిన జీవితంలో గూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటివి, సరదా పనులు జేయడానికి, అలాగే ఆహ్, సరదాగా మనం మాట్లాడుకున్నప్పుడు గూడా పెట్టుకోవడానికి ఈ పాటలు అనేవి భలే ఉంటాయి గదండీ. సరదాగా ఉండడానికి చాలా సహాయం జేస్తాయి.
ఆ! ఆ! ఆ! చాలా. లే హ్మ్. ఆ! చాలా బావుంటాయి. ఎందుకంటే మనం ఈజీగా మన భా <chuckles> భావాల్ని కొంచెం కమ్యూనికేట్ చేయగలం అనమాట. తర్వాత వా వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టగలం కూడాను. "ఈ గోలేంటి? నీకేంటి కాఫీ కావాలా, తీసుకొని పో." అనేటట్టు చేయగలం. <laughs>
హ్మ్. అవును. హ్మ్. <laughs> అయితే మీరీ చిట్కా వాడుతారన్నమాట. టక్కన మీకెదైనా కావాలంటే.
ఆ! <laughs> అవునవును. <laughs>
ఇచ్చి పక్కన పంపిస్తారు గాబట్టి, 2 పాటలు ఒదులుదాం అన్నట్టు.
హ్మ్. ఆ! అంతే. ల్ లేపోతే తొందరగా మనం అనుకున్నది రాదనుకోండి <chuckles> ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా ఉంటుందనమాట.
హ్మ్. అవును. అవును. <chuckles> బావుందండి. అయితే కొన్నిసార్లు కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే ఆహ్, మన సినిమాలో ఉన్నా లేకపోయినా కూడా కొన్ని మనం పెద్దవాళ్ళ నుంచి విన్నవి ఆహ్, ఇలాంటివి భక్తి పాటలు గావచ్చు, లేకపోతే ఈ జానపదాలు గావచ్చు, మీరు చిన్నప్పుడు ఆహ్, ఏదైనా అలాంటి పాట విని ఇప్పటికి కూడా "అబ్బా! నేను ఎంత అదృష్టం చేసుకున్నాను, ఈ పాట విన్నాను." అలా ఏదైనా, "ఎంత మంచి జరిగింది, నేను వినడం వల్ల!" అనే పాట ఏదైనా ఉందా?
హ్మ్. అవును. హ్మ్. చిన్నప్పుడంటే మా అమ్మమ్మ గారు భగవత్ గీత పాడుతూ ఉండేవారు అదొకటి విన్నాను. హ్మ్. సింపుల్‌గా అనమాట. ఏ భగవత్ గీతలో మ్ జరిగిందంతా కూడా సింపుల్‌గా పాడుకుంటూ ఆహ్, ఉండేవాళ్ళు. శ్లోకాలు కాకుండా అదొటి బాగుండేది. ఆహ్, తర్వాత ఏమోని హ్మ్ మామూలుగా మనం ఈ రామదాసు గారి కీర్తనలు రామదాసు కీర్తనలు అలాంటివి ఉంటాయి గదా! మా వాళ్ళు, పెద్దవాళ్ళు పాడుతూ ఉండేవారనుకోండి. ఆహ్ అవ్ అవి కూడా బాగుండేవి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్. అవును. అయి అవును. అయితే, ఈ వీళ్ళుంటారు గదండీ, మాములుగా పొలాల్లో పనులు చేసుకుంటూ గూడా, కొన్ని కొన్నీ పాటలు పాడుతూ ఉంటారు గదా! ఇదీ 'సువ్వి సువ్వి సువ్వాలీల' సంథింగట్లా ఏదో, నాకు కరక్ట్‌గా గుర్తులేదు. లిరిక్స్ కూడా తెలీదనమాట. వాళ్ళూ ఒక ట్యూన్‍లో అట్లా పాడుతూ ఉంటరు గదా! అప్పుడెలా? ఎప్పుడైనా విన్నారా?
ఆ! ఆ! అవునవును. ఆ! ఆ! ఆహా! ఆ! వాళ్ళు అంటే ఇప్పుడూ హ్మ్, అంటే జానపదవండి. వాళ్ళకి అమాయకత్వవుంటుందందులో. మీకూ ఆహ్, ఆ జానపదంలో వాళ్ళకేంటంటే, ఏం తెలీదు. హ్మ్. ఇప్పుడూ ఓ పాటెలా అనుకోన్ అంటే, హ్మ్, ఒక అమ్మాయబ్బాయి ఒక లవ్ సాంగ్ జానపదంలో ఉందానుకో, బాంబులుగా హ్మ్, ఆహ్, దీంట్లో ఆహ్, ఒకా అంటే, ఒక మంచీ చదువుకున్న వాళ్ళైతే, ఎలా పాడుతారు 'న్ నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాను,' ఇయ్యవి పాడుతూ ఉంటారు గదా! అదే జానపదంలోగొచ్చేటప్పుడికీ, వాళ్ళు అంతా మారిపోతుంది. 'అందాల బొమ్మ, చందమా' అందాల బొమ్మ, చందమావే నువ్వమ్మా అలా పాడుతారు, ఓ లవ్ సాంగొచ్చేటప్పుటికి. అంటే
హ్మ్. అవును. ఆ! అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! అవునవును. ఆ ప్రేమనీ ఆహ్, పంచేటప్పుడు, వాళ్ళకెక్స్‌ప్రెస్ చేసేటప్పుడు గూడా, అదొక అమాయకంగా, అలాగే స్వచ్ఛంగా అనిపిస్తూ ఉంటుంది గదా?
ఆ! ఆ! ఆ! సత్యం గాబట్టి. ఇప్పుడు అలాగే, ఇవొ 'చింత చెట్టు చిగురు చూడు' పాట వినుంటారు మీరు. అది కూడా ఒక రకంగా జానపదమేనమాట. అంటే, ఆ అమ్మాయేంటంటే, ఇతని మాట వినట్లేదు, వినకపోతే, "ఆ అమ్మాయికి ఎన్ చూశావా, ఎంతా కోపంగా, నా మీదుందో" అనేది ఆ పాట, అలా, అలా ఉంటుంది. అలాంటివన్నీ జానపద పాటలు. ఆహ్, జానపదంలో ఓన్లీ అమాయకత్వమేనండి. హ్మ్. ఇంకోటీ చప్ ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అదే దానికి ప్రాణంలా ఉంటుంది. ఆ! ఆ అమాయకత్వం వల్లనే, అవి ఎంత బాగో అనిపిస్తాయి.
ఆ! అవునండి, అవునండి.
హ్మ్. బావుందండి అసలు. చాలా బాగా పాడారు. పా పాటలకి విషయంలో అయితే, మీరు పాడిన 1, 2 పాటలు గూడా చాలా, చాలా బా పాడారు. అలాగే మీకు పాటల వెనక, మీకున్న అనుభవాలు, మీరు ఎలా ఎంజాయ్ జేసేవాళ్ళు, ఇప్పటికి మీరు నిజ జీవితంలో, మీరెలా వాటిని అన్వయించుకుంటారు అనే విషయాలన్నీ చాలా చక్కగా పంచుకున్నారండి. మరోసారి తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
<chuckles> అవును. తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలండి.